అలా వెళ్తుంటే నాకు ఒక సా స్టాప్ దగ్గరేంటే కొంచెం నేను డిలే చేశాను. నాకు తెలి లేటయిపోయింది. లేటయిపోయి నేను వేరే ఇంకా ఏవో కొనడానికి వాటికి చూస్తున్నాను. ఈ లోపల బస్ ఎళ్ళిపోయిందండి. ఆ! వాళ్ళైనా చూసుకోవాలి కదండీ! బస్సు.
కొంచెం లేటయింది. ఓకే. అయ్యో! అవును. నిజమేనండి. అంటే ఒక మనిషొచ్చారో? లేదనేది చూసుకోవాల్సిన బాధ్యత తోటి ప్రయాణికులదే గదా!
ఆ! చూసుకోవాలి కదా! ఎంతమంది బస్సులో వెళ్తున్నారు? అందరూ వచ్చారా? లేదా? అనే సంగతి చూడాలి కదా! అప్పుడు చూడాలి. నేను చూస్తే నాకా ఆశ్చర్యమేసింది. ఆ బస్సులు పోనీ అవేమీ ఇది కాదు. ప్రైవేట్ బస్సు. పోనీ గవర్నమెంట్ బసంటే ఒకటి తర్వాత ఇంకోటొస్తుంది అని చెప్పడానికి. ఆహ్, నేను చాలా కొట్టుమిట్టాడుతున్నాను. ఏం చేయాలి? ఇప్పుడిలాంటి పరిస్థితుల్లో బస్ యెళ్ళిపోయింది. మళ్ళీ అలాంటి బస్సొస్తుందా? లేదా? తెలీదు. ఇంకేం చేశనన్
అవును. ఖచ్చితంగా చూడాలి. అవును. నిజమేనండి. టికెట్ తీసేసుకొనుంటారు.
ఆ! టికెట్ ఆల్రెడీ ముందే తీసుకుంటాం గదా! దానికి అది ఆహ్
అవునదే. ఆ బస్సులో టికెట్ తీసేసుకొనుంటారు. దా అది మళ్ళీ వెళ్ళిపోతే ఆ టికెట్ డబ్బులు కూడా వేస్టే కదా!
అహ్, అ అదే వేస్టే గదా! అంటే అలా కాదది 2500 రూపాయల టికెట్ అదేమి ఆహ్, ఈహ్
అమ్మో! అంటే రూపాయి, 2 రూపాయలు పోనీ టికెట్ పోయింది అనుకోవడానికి కూడా లేదైతే!
లేదు గదా! ఆహ్, అప్పుడు ఇంకేం చేస్తాను. అది మీ ఎవరిని నేను ట్రై చేశాను. ఇంకా రోడ్ మీద ఇలాగ పెట్టి ఎవరైనా నాకు ఇది చేస్తారేమో అంటే దాన్నేమంటారు?
హెల్ప్ చేస్తారేమో అని ట్రై చేశారనమాట.
ఆ! ఆ! ఎవరైనా హ్మ్, మరో బస్ వాళ్ళు గాని ఎవరూ ఆపట్లేదండి.
ఓకే. అంటే ఆ క్లిష్ట పరిస్థితిలో ఆపుతారని అనుకోవడం కూడా ఆహ్, మన అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పనులుంటాయి గదండీ! లిఫ్ట్ ఇవ్వడానికి ఎవరాపుతారు?
అవును. ఎవరాపుతారు? అది టైమేంటంటే రాత్రి 8, 9 మధ్యనండది. అదే మామూలు ఈవెనింగ్ అంటే ఓకే నండి. ఈవెనింగ్ టైమ్‌లో
అబ్బో! పోని ఆపేవాళ్ళేమో అనుకోవచ్చు.